మా హస్బెండే. ఆయనెక్కువ ఇట్లా నేనైతే ఫస్ట్‌లో ఆలోచించేదాన్ని. ఇట్లా ఆహ్, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని నేను తరువాత యెళ్ళిపోతా అనమాట. ఆహ్, ఆహ్, యెళ్ళిపోడం స్టార్ట్ చేశా. ఈ మా హస్బెండయితే అట్లా కాదు. కంప్లీట్‌గా ఇంట్రోవర్టు అనే జెప్పొచ్చు. <chuckles> హ్మ్. ఆయనసలు ఆహ్, పబ్లిక్‌లో యెళ్లి మాట్లాడిసొ మాట్లాడాల్సొస్తుందేమో అనసలు అక్కడికెళ్ళను గూడా యెళ్ళరు. <chuckles>
ఓకే. హ్మ్. ఓకే. బావుంది. హ్మ్. ఓకే. <laughs> ఓకే. ఆ! మరెప్పుడైనా మరి ఇట్లాంటి మూమెంట్‌లో ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఏదన్నా మీది దగ్గరి రిలేటివ్స్‌ది మరి మ్యారేస్ అయినప్పుడు మరి అందరక్కడేంటంటే వాళ్ళు కపుల్స్ కపుల్‌గా యెళ్లి డాన్స్ వేస్తా ఉంటారు. అంటే ఒక మంచి మూమెంటనేదక్కడా క్రియేట్ చేసుకోవచ్చు. జ్ఞాపకంగా గూడా పెట్టుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా మీరెంకరేజ్ చేసి పదండి చేద్దాం. మనం కూడా చేద్దాం. మీరేం చేయొద్దు. మీరు, మీరు జస్ట్ నిలబడండి నేను మీ చుట్టూ తిరుగుతా ఉంటా. <laughs>
ఆ! అట్లా అనమాట. ఆ! అవును. అవును. అవునవును. అవును. ఆ! ఏంటి ఆన్ <laughs> న్ నువ్వెళ్ళు ఆహ్, అట్లా అంటే, "నువ్వెళ్ళు. నేను పిల్లల్ని చూసుకుంటా" అంటారు గానీ <laughs> ఆయన రారనమాట.
ఓకే. ఆ! ఓకే. మీరెప్పుడన్నా అనిపిచ్చిందా? అబ్బా! అసలెప్పుడు ఎటు రానే రాడు. <laughs>
హ్మ్. <smacks lips> ఆ! అట్లా ఏమనిపీయదు పాపం. ఆయన కంఫర్ట్ జోన్ ఆయనది కదా! ఎందుకు పాపం తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడమనిపిస్తది. సో, నే
ఓకే. హ్మ్. ఓకే. అంటే తను ఫ్రెండ్స్ దగ్గర మళ్ళీ ఫ్రీగానే ఉంటారా?
ఆ! ఫ్రెండ్స్ దగ్గరయితే మొత్తము అదొక వేరే, వేరే మా హస్బెండ్‌లోనే వేరే వర్షన్ జూస్తాననమాట. అవును.
ఓకే. కుల్లా. కుల్లా. <chuckles> ఓకే. అపరిచితుడు బయటికొస్తాడనమాట. <laughs> ఓకే. మరెప్పుడన్నా అన్నారా? "మీ ఫ్రెండ్స్ దగ్గరేమో అంత ఓపెన్‌గుంటారు. మరి మా ఫ్రెండ్స్ దగ్గరికొచ్చినా, ఎటన్న వెళ్దామంటే మాత్రం ఎప్పుడు ఇలా జేస్తారు" అని జెప్పేసి.
ఆ! ఆ! అంటే అంటే మా ఫ్యామిలీలో గూడా ఆయనని ఇట్లనే యాక్సెప్ట్ చేసేసారనమాట. <chuckles> సో, ఆయన వేరే వర్షన్ జూపిస్తే అంతే. వాళ్ళెలా రియాక్టవుతారో అదొక క్వెషన్ మార్కిప్పుడు.
ఓకే. అంటే వేరేలాగా చేస్తే గనకేవ్ అంతే. అంటే బొమ్మరిల్లులో సిద్ధార్థ్‌లాగా తను గుడ్ బాయ్‌ లాగా ఇంట్లో అందరి ముందున్నాడు. <chuckles> ఇంకో వర్షన్ చూపిస్తే వామ్మో! ఇంద ఇతన్ ఇతనిలో ఈ వర్షన్ గూడా ఉందా అనుకుంటారని జెప్పేసి
అవును. అదే. హ్మ్. <chuckles> ఆ! ఏం జేసావే? అని నన్నంటారు మళ్ళీ. నాకెందుకొచ్చింది.
<laughs> నిజమే. నిజమే. అంటే, "మారిపోయాడు, పెళ్లయిన తర్వాత మారిపోయాడు, మార్చేసింది" అని మాటలొస్తుంటాయి కదా! కొన్ని కొన్ని.
అవును. అవునవును.
నిజమే అండి. అయితే ఇంకా ఎప్పుడన్నా మరి ఇలా మరి కొన్ని కొన్ని సార్లెట్లంటే హ్మ్, మీ టాలెంట్‌నెప్పుడన్నా ప్రదర్శిద్దాం అని జెప్పేసి అంటే ఇంట్లోనే హ్మ్. మీ చుట్టాలే ఉన్నారు. కొత్త కొత్త వాళ్ళెవరు పెద్దగా లేరు. అప్పుడు మిమ్మల్ని మీరు టాలెంట్ జూపిచ్చినప్పుడు వాళ్ళు ఫన్నీగా వాళ్ళు రిసీవ్ జేసుకోడం లేకపోతే కామెంట్ జేయడం ఇలాంటివి జరిగిందా?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్.

అంటే నే న మాకూ ఈ ఇలాంటి వ్లాగెప్పుడు చేయలేదు. కానీ ఆహ్, మాకొక కిట్టీ గ్రూప్ ఉందన్నమాట. అయితే నె నె నేను ఇంకొక ఆమె ఇట్లా రీల్స్ చేద్దామని అడుగుతాం. కానీ ఆహ్, కానీ వా మిగతా వాళ్ళందరూ ఆహ్, మేము చెయ్యము. <giggles> అంటే మేమేమి సోషల్ మీడియాలో పెట్టం. మాకంత సీన్ కూడా లేదు. అన్ని‌ది అంత <giggles> అంత మంది ఫాలోవర్స్ ఉండరు. ఎవరికైనా ఆహ్, ప్రైవేట్ లైఫు ప్రైవేట్ లైఫే ఉంటుంది. మ అందరిలాగా మనం తీసుకుపోయి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేస్‌బుక్‌లో అట్లా పెట్టము. కానీ వీళ్ళు వాట్సాప్ స్టేటస్‌కే "ఆ అందరూ చూస్తారు అది ఇది" అని అనేసరికి ఇంక మాకు చేయాలనే ఇది కూడా పోతుందన్నమాట అ! ఆహ్, అవును. ఈ ఎందుకు చిన్న చిన్న వాటికి కూడా అసలంత ఇదైపోతారో నా
ఓకే. ఓకే. ఓకే. బావుంది. హ్మ్. <chuckles> ఓకే. నిజమే అండి. యెస్. యెస్. <laughs> మూడొస్తా మళ్ళి పోతా. <laughs> నిజమే. అంటే వాళ్ళ మరి వాళ్ళు పెరిగిన వాతావరణం మా వాళ్ళ మైండ్‌సెట్ ఇంక అలానే ఉంటుందని జెప్పేసి మీరు గనుక మరి మీ ఈ ప్రయత్నంలో మరి ఎప్పుడంటే స్టార్ట్ జేసి ఆహ్, రెగ్యులర్‌గా మరి పోస్ట్ జేస్తుంటే గనుక ఆ!
ఆ! ఇంక రి మేమేం చేసామంటే ఇట్లా చేయని వాళ్ళ గురించి ఆలోజించుకొని మనమెందుకు చేయకుండా మానేయడము? మనం జేసుకుందాం గదా! <chuckles> అని మేము జేసుకుంటం స్టార్ట్ జేసామన్నమాట.
అవును. మంచి ప్రయత్నం. సూపర్. అంటే మిమ్మల్ని చూసి మళ్ళీ వేరే వాళ్ళు గూడా అప్పటి వరకు చేయని వాళ్ళు గూడా ఇన్‌స్పైరయ్యి చేయడం వాళ్ళు కూడా పెట్టడం నన్ను కూడా మీలో కలుపుకోండి, <laughs> అని అంటూ ఉంటారా?
ఆ! అలాంటిదే కొంచెం. <chuckles> హ్మ్. ఆ!
ఓకే. నిజంగా బావుంది! ఇంకా ఎలాంటి హ్మ్.
అవును. ఎక్కడికెళ్ళినా తగ్గేదే లేదని తరువాత నుంచి ఇంకా <chuckles> ఇలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారని
<chuckles> నిజమే. అదేదో అంటే ఈ మధ్య కాలంలో ట్రెండింగవుతుందనమాట. ఒక మాటేంటంటే హ్మ్. మనకు ఏది లేపోయినా పర్లేదు గానీ మొహమాటం మాత్రం ఉండకూడదు ఏ విషయంలో అయినా. మొహమాటం ఉంటే గనక మనం ఎనకబడిపోతాం అని అనడం. నిజంగా చాలామందేంటంటే మొహమాటం. వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరి కంటే గూడా బెటర్‌గా మాట్లాడగలిగినా బెటర్‌గా పెర్ఫార్మ్ జేయగలిగిన ఏంటంటే, వాళ్ళేంటంటే మాట్లాడరు ఫస్టు. ఆ ఎవరైనా ఏమైననుకుంటారేమో! నాకు లేకపోతే వాళ్ళు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు. నన్ను మాట్లాడమంటే గనక అప్పుడు మాట్లాడదాంలే, అని కూడా ఆగిపోతా ఉంటారు గదా! సో ఎప్పుడన్నా హ్మ్ ఇలాంటి వాళ్ళని మీరు చూడడం లేకపోతే మీ జీవితంలో ఇలాంటి సంఘటనలేమైనా జరిగిందా?
హ్మ్. ఆ! అవును. <chuckles> హ్మ్. అవునవును. అవును. అవునండి. అవును. హ్మ్, హ్మ్. హ్మ్. అవును, అవును. ఆ! హ్మ్.

ఆ! కామెంట్ చెయడమంటే, నేనూ హ్మ్, పాటలు బాడతా అనమాట. మా ఇంట్లో నా ఇష్టమొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా కూడా పాడేస్తాను. ఆహ్, ఆ! కానీ, మా అత్తగారు వాళ్ళింట్లో అడిగితే నేనసలు పాటనేదే పాడననమాట. నాకసలేం రావు పాటలని జెప్పేశాను నాకెందుకొచ్చిందని. ఇ అదొకటీ. ఆహ్, అప్పటికీ మా
ఓకే. ఓకే. బావుంది. హ్మ్. ఓకే. <laughs> ఆ! మీరు పాటల‌మ్ అంటే, మీకు పా పాటలంటే ఇష్టమా మీకు యాక్చల్‌గా?
హ్మ్. నాకు పాటలంటే ఇష్టం. నే నేర్చుకున్నా కూడా కర్ణాటిక్. నేను మా ఇంట్లో ఆ! మా ఇంట్లో పిల్లలొస్తారు, నేను వాళ్ళకీ సంగీతం గోడ నేర్పిస్తా అనమాట. అది తెలుసు మా అత్తయ్యకీ. ఆహ్, తెలిసి అడుగుతారు. అడిగిన తర్వాత <laughs> అందరి ముందు అడుగుతారనమాట. అడిగితే నేనింకా ఆ! నాకు రావత్తయ్య నాకసలిప్పుడేం గుర్తు రావట్లేదు. నాకు మొత్తము ఆహ్, అలిసిపోయా నేనసలు. అది ఇది అని ఏందో జెప్పేసి
ఓకే. మ్యూజిక్ నేర్చుకున్నారు. హ్మ్. ఓకే. ఆహా! హ్మ్. పాట పాడమని. <laughs> అబ్బా! మీరిప్పుడు చెప్తుంటేనే అది ఉత్తగానే రీజనని జెప్తే అర్థమైపోతుంది. వాళ్ళకైతే ఇంకా సింపుల్‌గా అర్థమైపోతావుంటది. ఆ! ఉత్తగానే చెప్తుంది తనలాలే. అయితే, మీకు మీకిష్టమైన సాంగ్స్ ఏ ఏం సాంగ్స్ మిగు మీరెక్కువా ఇష్టపడుతుంటారు? ఎలాంటి సాంగ్స్?
ఆ! అవును. <chuckles> ఆ! అట్లా చెప్పేసీ నేనా? అట్లా పాట్ పాటలంటేనే ఇష్టం. పాటల్లో మళ్ళీ అందులో ఏదైనా సరే.
ఓకే. మీరు రీసెంట్‌గా మరి విన్న పాట, నచ్చిన పాటంటే గనక ఏం జెప్తారు?
'రాజాసాబ్'. అ అంటే ఇప్పుడే వస్తాననమాట. <laughs> అందుకనియో హ్మ్.
ఓకే. రాధే ఓకే. ఆ!

అవును. హ్మ్. పాన్ ఇండియా వద్దులేండి ఇప్పుడు.
ఓకే. చెప్పగలరా? పాడండి. పాడ్ పర్లేదు, పర్లేదు. ఒకసారి వినిపీయండి పాడండి. మీకొచ్చంటున్నారు కాబట్టి, మీరు ఏమి ఆహ్, ప్ చెప్పచ్చు. మీరిప్పుడు కూడా పబ్లిక్ రియాక్షన్ గురించి మీరు భయపడుతున్నారనుకోవచ్చు. <chuckles> దాన్ని జయించండి. కమాన్. కమాన్. జెయించండి.
వద్దులేండి. <chuckles> <clears throat> హ్మ్. <laughs> ఆ! అలాంటిదే వద్దులెండి.
జెయించండి. వచ్చేసింది. నోటి దాకొచ్చేసింది.
ఆ! లేదు. లేదు. రాట్లేదు. ఆగిపోయింది. లోపలికెళ్ళిపోయింది.
వచ్చేసిందండి. రెడీగా 'రాజసాబ్' పాన్ ఇండియా అన్నారు. అది ఆల్రెడీ మీకు ట్రిగ్గరయిపోయింది ఒచ్చేసింది చెప్పేస్తున్నారు గూడా.
<clears throat> ఆ! ఇంకా అట్లనే ఎళ్ళిపోయింది ఎక్కడికో.
<laughs> ఓకే. మరి ఇంత ఈ ఈ మధ్య కాలంలో మీకు మంచి నచ్చిన మెలోడీ సాంగ్ అంటే గనక, ఏం జెప్తారు? లేతే 1 ఇయర్ బ్యాక్ నుంచి.
హ్మ్. హుహు. మెలోడీ ఆ! మెలోడీ సాంగ్ అంటే, ఎప్పటినుంచో ఉన్నదే, ఈ ఈ మధ్యనే మళ్ళీ ఆహ్, వింటున్నది ఆహ్, 'తెలుసా మనసా' అది తెలుసా హ్మ్.
హ్మ్. ఓకే. ట్రెండవుతుంది. ఓకే. చెప్పండి? పాడండి బాగా పడుతున్నారు కదా! స్టార్ట్ చేయండి.
<chuckles> ఆ! ఆ! లేదులేండి. <chuckles> మీ లేదులే. <giggles> ఈ
చెప్పండి పర్లేదండి. పాడండి. మీరు ఎందుకంత సిగ్గు బడుతున్నారు? మరి పాడండి ఏం గాదు. నేనేమి నేనేమనుకోండి నేనేమి అనుకోనులేండి.
సిగ్గు అట్లేమి గాదు. <giggles> హ్మ్. <sniffs> అట్లా. <giggles>
<laughs>